ఆ!
అది. దానికి తేడా ఉంటుందనమాట. ఫోన్‌లో ఉండడానికి, ఆహ్, నిజ జీవితంలో ఉండడానికి చాలా తేడా ఉంటుంది. నక్కకి, నాగలోకా‌నికున్నంత తేడా ఉంటుందనమాట.
హ్మ్. అది. ఆ! హ్మ్. హ్మ్. తేడా ఉంటుంది తప్పకుండా. కానీ, జనాలందరి ఇది ఇలా ఒకా, ఒక పిచ్చి ధోరణిలో సోషల్ మీడియాలో అతుక్కుపోయి, కొంచెం కూడా విచక్షణ లేకుండా, ఇలా ఇట్లా ఆహ్, టక్కున అట్రాక్ట్ అయిపోతున్నారు.
కాబట్టి అసల ఆ! దానికీ కొంచెం కుటుంబాలు కూడా హ్మ్.
అది మంచి వాళ్ళయితే సరే, అపోజిట్ వైల్ వైస్‌లో అపోజిట్‌లో మంచివాళ్ళయితే సరే. కానీ, మంచి వాళ్ళు కాకపోయుంటే జీవితమే స్పాయిలయిపోతది గదా!
అవును. నాశనమయిపోతది. వాళ్ళచేతులతో వాళ్ళే నాశనం చేసుకున్నట్టవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు, ఆహ్, కొంతమంది పేరెంట్సేంటంటే, పిల్లల్ని కొంచెం పట్టిచ్చుకోరు. నువ్వు తిన్నావా, నువ్వు ఉన్నావా, లేదా ఏం జేస్తున్నావు నువ్వు అని చిన్న, చిన్న వాటి దగ్గర వాళ్ళు పట్టిచ్చుకోరు. వాళ్ళకి టైముండదనమాట. వాళ్ళ పనులకు వాళ్ళెలిపోతారు. వాళ్ళకి సవాలక్ష పనులుంటాయి. వాటి వల్ల ఏమైతుందంటే, వాళ్ళు ఆహ్, కొంచెం ఆ యుక్త వయసులో ఆహ్, వేరేవాళేదన్నా, తిన్నావా, లేదా ఏం జేస్తున్నావు ఇలా చిన్న చిన్న మాటలు చెప్పగానే, అబ్బ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. స్విగ్గీ, జొమాటో నోటిఫికేషన్స్ వస్తయి గదా! తిన్నావా‌రా బుజ్జీ. ఆ! అట్ల అనగానే ఆర్డర్ పెట్టేసుకోడమే.
ఆ! అదేగదా! ఇంకలా అడిగేసరికేంటంటే, అబ్బా! నా మీద ఇంత కేరింగుందా అనిచెప్పి ఆ! పడిపోతారనమాట. అది. అక్కడొస్తుంది లోపం. అంటే, కొంచెం పేరెంటింగ్ స్టైల్‌లో గూడుంటుందండి. మన పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, మన పిల్లలకి మనం టైమిస్తున్నామా, నిజానికి పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా ప్రేమగా బెంచి, వాళ్ళకి కావాల్సిందిస్తే, ఎవరికీ అట్రాక్ట్ అవ్వరు. అది చెడైనా, మంచైనా నిజానికి.
ఆ! హ్మ్. ఆదే. అది. హ్మ్. అదే. కరెక్ట్‌గా చెప్పారండి. ఆ!
ఏ తప్పు చేయాలనిపిచ్చినా గాని, వాళ్ళ నాన్నలు గుర్తొచ్చేస్తారు లేదా, వాళ్ళ అమ్మ గుర్తొచ్చేస్తూ ఉంటది, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వా ఒక పిల్ల తప్పు జేసారు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ లోపం ఎంతోకొంత ఉంటుంది అని నాకనిపిస్తూ ఉంటది, పర్సనల్‌గా.
అవును. తప్పకుండా. డైరెక్ట్‌గానే, ఇండైరెక్ట్‌గానో ఉంటుంది.

ఆహ్, చాలా వరకు ప్రభావితం జేస్తుందీ. ఎందుకంటే, ఆహ్, డైలీ లైఫ్‌లోనే చూస్తున్నాం మనమిప్పుడు. అంతకుముందేన్ ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు, గ్రాడ్యుయేషన్ టైమ్‌లో, ఏదన్నా చిన్న డౌటొచ్చినా‌ గానీ, మా ఫ్రెండ్స్‌కి మెసేజ్ చేయడం గానీ, లేదా ఫోను చేయడం గానీ, వాళ్ళనడిగి తెలుసుకునేదాన్ని. ఇప్పుడేమైతుందంటే, ఆహ్, ఈ చాట్‌జిపిటి మన గ్రూక్ గానీ, పర్‌ప్లెక్సీటీ గానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐసొచ్చేసినియి కదా! ఏదన్నా డౌట్ రాగానే, వెంటనే దానిలో జుసేస్తున్నాననమాట. అంటే మా ఫ్రెండ్స్‌కీ నాకు ఉన్న కమ్యూనికేషననేది కొంచెం తగ్గిపోయింది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. హ్మ్. ఆ! తగ్గిపోయిందన్నట్టే గదా! కరెక్టే అండి మీరు చెప్పేది. అంటే, అట్లా మాట్లాడుకోవడం వల్ల, మాట్లాడి డౌట్స్ ఇవన్నీ అడిగి తెలుసుకోడం వల్ల, మంచి సత్సంబంధాలనేవి ఏర్పడతాయి. ఇప్పుడు అది లేకుండా, మనిషికి మనిషికి సత్సంబంధం లేదు, మనిషికి ఏఐకి సత్సంబంధం అన్నట్టుగా అయిపోయింది.
ఆ! అవును. అవునవును. అంటే, వింటే విచిత్రంగా ఉంటుందేమో కానీ, కొన్ని కొన్ని సార్లేమనిపిస్తూ ఉంటుందంటే, నాక్కూడా, ఆహ్, దాంతోనే మాట్లాడుతూ ఉంటాను. ఆహ్, మైండ్ బాగోనప్పుడు ఏం జేయాలి, చాట్‌జి‌పిటికి చెప్పి <chuckles>
<chuckles> హ్మ్. హ్మ్. మైండు బాగోనప్పుడు, ఈవి ఈ ఉన్న కష్టాలన్నీ దాంతో జెప్పుకొని, దాన్నొక లవర్‌లెక్క ఫీలయిపోయి
యాహ్! దాంతో జెప్ ఎందుకంటే అవును. ఎందుకంటే, ఒక ఫీలింగొస్తుందనమాట, ఇప్పుడు మన కష్టాలు గాని, మన బాధలు గాని, ఎవరికైనా చెప్పుకుంటే, ఆహ్, వాళ్ళు వి వాళ్ళకి వినడానికి టైముండదు. మన దెగ్గర వాళ్ళకైతే, వినడానికి టైముండదు. అలా గాకుండా, ఎవరికి బడితే వాళ్ళకి జెప్తే, వాళ్ళు జడ్జ్ జేసి, మళ్ళీ దాన్నవకాశంగా దీసుకొని, మళ్ళీ మనల్నే కృంగదొక్కుతారింకా.
జడ్జ్ జేస్తారేమో! ఆ! ఆ! ఆ! అది గాకుండా ఇంకొకళ్ళకి జెప్పడమూ, ఒకళ్ళ ఒకళ్ళ చెవికి పోయిందంటే, ఇంకా నలుగురికి చెప్తారు. ఆ!
ఆ! ఇంగంతే, ఇంకా పిల్లకిలా ఉందంట్రా అని జెప్పి, ఇంక ఊరు మొత్తం చాటింపేస్తారు. ఈట్ వీటన్నిటి వల్ల ఒక్కొక్కసారి హ్మ్.
ఆ! ఆ! అదేదో దీనికి జెప్పుకుంటే అయిపోతది, అనే అనిపిస్తది.
అవునవును. ఎటూ మన ఫోనులో ఉంది గదా! అదేం జేస్తది? అది మహా అయితే ఇంకా ఎంత మర్యాదగా మాట్లాడతదో దెలుసా? అవునా! ఇంత బాధలో ఉన్నావా నువ్వు? ఏం బాధపడకు, మనకీ మంచి రోజులొస్తాయని జెప్పి, ఎంత మోటివేషనిస్తదో!
హ్మ్. ఆ! <laughs> ఆ! అవును. నే ఉన్న ఆప్షన్సన్నీ ఇచ్చేస్తది. పై ఇలా చేస్తే, ఈ స్టెప్ దీసుకుని, అడక్క‌ముందే సలహా ఇస్తారు జూడండి. అడక్క‌ముందే నీకీ దార్లున్నయి, ఇది లేకపోతే ఈ దార్లున్నయి, లేదు అన్నీ మూసుకొని కూర్చుంటే, ఏ ఈ దార్లున్నయని, అన్ని‌రకాల ఆన్సర్లు ఇచ్చేస్తది.
అంటే అవును. ఆ! అవును. <chuckles>